మనకి, రోజు ఎన్నో అలవాట్లు ఉంటుంటాయి కదా! అంటే, చిన్న అలవాట్లు కానీయండి, చిన్న, చిన్న మార్పులు ఉంటాయి. మనం చేసుకునేవాట్ ఆహ్, రోజువారీ అలవాట్లు. అయితే, ఎలాంటి అలవాట్లు చేస్తే, మనకి ఎక్కువ ఫలితాలు అనేవి వస్తాయి, మీరు వివరిస్తారా? మీకు ఎలాంటి ఆహ్, ఫలితాలు వచ్చాయో, మంచి ఫలితాలు చెప్తారా?
ఆ! మంచి క్వశ్చన్ ఏసారండి. ఆహ్, మనకి చిన్న, చిన్న అలవాట్లు, అయినా సరే! పెద్ద ఫలితాలను ఇస్తారు ఇస్తాయి ఇవి. ఏంటంటే, మనం ఎక్కువ, వ్య ఉదయాన్నే లేవడం. అది మంచి అలవాటండది. ఉదయం అంటే, రోజు 8:00 గంటలు 9:00 గంటల కన్నా, ఉదయాన్నే 5, 6 గంటలకు లేస్తే, మనకి ఒకటోది, చాలా మంచి, మెమరీకి గానీ, చాలా అన్నిటికి ఉపయోగపడుతుంది. రెండో మంచి అలవాటు ఏంటంటే, లేస్తూనే వాకింగ్స్‌కి వెళ్ళడం, నడవడం, చాలా మంచిదండి అది.
అవును. యాహ్! ఓకే. ఓకే. ఓకే. హ్మ్. అంటే, మంచి వార్మ్ అప్ అవుతది కదా! బాడీ గూడా.
ఆ! బాడీ కూడా, మంచి వార్మ్అప్ అవుతుందండి అది. అంచేతా వాకింగ్ అన్నది కూడా, నడవడం కూడా, చాలా మంచి అలవాటు.
యాహ్! యాహ్! మీరు ఏ టైంకి లేస్తుంటారు సాధారణంగా?
నేను, 6 అలాగ లేస్తానండి.
పడుకునేదెప్పుడు?
పడుకూ అంటే? 10:30, 11 అలా పడుకుంటానండి.
ఓకే. ఓకే. సరిపోతుందా అండి? అంటే ఫ్రెష్‌గనే లేస్తారా? లేదంటే నిద్ర సరిపోకుండా అన్నట్టుంటదా ఏమన్నా?
అలాగేంలేదు. సరిపోతుందండి నాకు 7, 8 అవర్స్ సరిపోతుంది. 10:30 ఆహ్, 6 అంటే మనకు ఆల్మోస్ట్ 7, 8 అవర్స్ సరిపోతుందండది. ఆ నిద్ర ఆహ్, ఆ నిద్ర మనకి సరిపోతుందండి. నేను లేచిన వెంటనే కొన్ని ఇంట్లో చేయవలసిన పనులు చేసుకొని
యాహ్! యాహ్! ఓహ్! అవునవును. కరెక్టే. కరెక్టే. యాహ్! ఓకే. ఓకే.
ఆ తర్వాత వాకింగ్‌కి వెళ్ళిపోతానండి.
ఓకే. ఓకే. నైస్ అండి. ఎంత సేపు జేసుకుంటారు?
వా వాకింగ్‌కెళ్ళానంటే నేనంటే మాకు యాక్చువల్గా 10,000 స్టెప్స్ అనంటారు. ఓకే, నేను ఒక 7,000, 8,000 అలా చేస్తా అండి. నేను ఫాట్
ఓకే. ఆ! పర్లేదండీ. అదైనా ఎక్కువే కదా!
ఆ! అదే అదే. ఓ 45 టూ అలా ఆ మద్యదాక చేసి వస్తానండి రోజును.
యాహ్!
దాంతో దాంతో మంచీ పాజిటివిటీ ఒస్తుంది. బాడీలో కూడా మె ఆ!
ఓకే. ఓకే. వార్మ్ అప్ అవుతదీ బాడీ. ఇంకోటేంటంటే అందరూ ఏమనుకుంటారంటే, ఉదయమే వ్యాయామం లాంటివి చేస్తే అలసిపోవురా అని? కాని ఇంకెక్కువ ఎనర్జీ రెట్టింపు అవుతది. ఇంక ఎక్కువ చురుకుగా పనిజేస్తారు ఆహ్, వివిధ పనులు కూడా, అంటే జాబ్స్‌కెళ్ళినా, ఇంకేదెళ్ళినా ఇంకా ఆ ఎనర్జీ అనేది ఎక్కువవుతది. కానీ, తక్కువ మాత్రం అవ్వదు.
అవ్వదండి. అది చాలా మంచి స్టార్టింగ్ అంటే డేకి నడవడం అనేది, చాలా మంచి స్టార్టప్ అండది. అది చేయడం చాలా మంచి, అన్ని విధాలుగా అది ఉపయోగపడుతుంది. బ్లడ్ ఫ్లో కయితేనేంటి మెమరీ కయితేనేంటి లేపోతే, చురుకుదనాకైతేనేంటి ఆహ్, లేపోతే, లేజీనెస్ పోవడానికైతేనేంటి, చాలా, చాలా విషయాల్లో అది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇవెన్ ఆఫీస్ అవర్స్‌కి వెళ్ళినప్పుడు కూడా, మనం చాలా ఫ్రెష్‌గ ఉంటాము. ఆలోచనలు పాజిటివ్‌గ ఉంటాయి. చాలా బావుంటుందండి. రోజంతా కూడా చాలా బావుంటది. ఇవెన్ మన మెడికల్‌గ ఆ! చెప్పండి.
యాహ్! అవునండి. అవును. యాహ్! హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అయితే ఆ! ఇప్పుడు మీరు తొందరగా పడుకోడం, తొందరగా లేవడం, అనేది చాలా మంచి హెల్తీ లైఫ్ స్టైలు. ఇది ఎప్పటినుంచి అలవర్చుకున్నారు? అంతకు ముందు మీరెప్పుడన్నా లేట్‌గ పడుకొని, లేట్‌గ లేచిన రోజులున్నాయా? అందులోంచి మీరేమి నేర్చుకున్నారు?
అంటే లేటుగా పడుకొని లేట్ అంటే చ స్టూడెంట్స్ లైఫ్‌లో అది అందరూ చేసేదే. ఆహ్, సినిమాలకి వాటికి <chuckles> సినిమాలకి వాటికి ఎళ్ళేవాళ్ళం. ఫస్ట్ షో ,సెకండ్ షో అనకండా. అయ్యేప్పుడో రాత్రి ఒంటి గంటకి రావడం మళ్ళీ ఉదయం 6 గంటలు 7 గంటలకి లేవ ఆహ్, మన ఇష్ట టైమే. ఇంట్లో ఉంటే ఎంది, తొమ్మిది అయిపోయేది. ఆహ్, అదే సపరేట్ రూమ్‌లో ఉంటే మళ్ళీ వండుకోడం, అదీ జేసుకోవాలి గదండీ. అంచేత ఏడు ఎంది గంటలకీ అలా లేచి మళ్ళీ ఇవ స్టార్ట్ అయ్యేవాళ్ళం. ఆ! అయితే ఎప్పుడైతే పిల్లలు అయి పుట్టారో ఇంకా మేము ఈ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయానండి.
అవునండి. నిజమే. <chuckles> ఓకే. ఓకే. యాహ్! యాహ్! ఓకే. ఓకే. ఓకే. ఓకే. నైస్ అండి. ఎందుకంటే, మిమ్మల్ని చూసే మీ పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఇది ఏంటంటే, ఒక చాలా మంచి అలవాటండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది ల లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అంటే కరెక్ట్‌గా 8:00 గంటల నిద్ర. ఇంకా లేట్‌గా పడుకోకుండా సూర్యోదయం టైమ్‌లో లేవడం అనేది చాలా మంచి విషయం.
ఆ! అదేనండి. అద్ అది నాకు చాలా ఉపయోగపడింది. అది నా లైఫ్‌కి కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందండి. చెప్పండి.
నెక్స్ట్. వెరీ నైస్. అంటే, అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒక 10 డేస్ తొందరగా లేసి, 11త్ డే హాలిడేనే కదా! లేట్‌గా పడుకొని లేట్‌గా లేస్తే, మళ్ళీ అంతా <smacks lips> ఆ క్లాక్ రిథమ్ అనేది పోతది మొత్తం. స్పాయిల్ అయిపోతది.
మళ్ళీ <chuckles> కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్‌గా చెప్పారండి. చాలామంది చేసే పని అదే. చాలా ఉత్సాహంగా షూసు అన్నీ కొనేసుకుంటారు. ఆహ్, <laughs> కానీ ఆహ్, అసలు వెళ్ళేదానికి, వచ్చేసరికి తగ్గిపోతుంది. ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ ఎన్నో అంటే పెద్ద, పెద్ద పట్టణాల్లో ఎన్నో సౌకర్యాలు ఇస్తున్నది. పార్క్స్ ఇస్తున్నది. లేపోతే జాగింగ్ ఇవి ఇస్తున్నాయి. అన్ని ట్రాక్స్ ఇస్తున్నారు. ఇన్ని ఇచ్చినా కూడా చాలామంది ఇంకా వెనకబడి ఉన్నారు. అంటే ఈ వాకింగ్ అనే దీనికి. ఎందుక ఒకటోది ఏంటంటే, స్ట్రెస్ అండి. బాగా స్ట్రెస్ పెరిగిపోయింది ఇప్పుడు. వర్క్ స్ట్రెస్ బాగా ఎక్కువైపోయి ఐటీ ఫీల్డ్స్‌లో చాలా స్ట్రెస్ అయిపోయి, రాత్రి 11:00కో, 12:00కో రావడము. ఉదయాన్నే మళ్ళీ లేవడము. లేట్‌గా లేవడము. దాంతో వాళ్ళకి, ఈ అలవాట్లు చేసుకోవడానికి ఇష్టం లేకనో లేకపోతే మాత్రం వాళ్ళకి అవకా
<chuckles> అవును. యస్. యస్. హుహు. ఆ! అవునండి. అవును. అవును. యాహ్! అవును. టైము ఉండదు. ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఈ ఆహారపు అలవాట్లు కూడా ఇప్పుడు లేట్‌గా పడుకొని ఎప్పుడో 10కి లేస్తే, ఇంక బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు లేచేస్తారు వాళ్ళు. డైరెక్ట్ లంచ్ చేస్తారు. ఇంకా ఏంటంటే, మొత్తం హెల్త్ అంతా స్పాయిల్ అయిపోతది. ఊబకాయము, ఈ బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి అందుకే వస్తాయి. చిన్న, చిన్న ఏజ్‌లోనే. అంటే 30, 35 ఇయర్స్‌లోనే అందరికీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నాము. అలాంటివన్నీ వచ్చేవి ఇందుకే బ్యాడ్ లైఫ్‌స్టైల్ వల్ల.
కరెక్ట్. లంచ్ చేసేసి అవును. కరెక్ట్. చాలా కరెక్ట్‌గా చెప్పారండి. దీనివల్ల ఏంటవుతుందంటే, ఆరోగ్యం అంతా పాడైపోతుంది. అదేంటంటే మొత్తం టైమింగ్స్ అన్నీ మారిపోయి ఆహ్, వాళ్ళకి గ్యాస్ట్రిక్ లాంటి దాంతో మొదలవుతుంది. ఆహ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము తర్వాత ఆహ్, వి చిన్న, చిన్న పిల్లలకి షుగరోచ్చేస్తది, బే బీపీ వచ్చేస్తన్నది, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. దాంతో పాటు జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ కూడా చాలా బ డామేజ్ చేసేస్తున్నది హెల్త్‌కి. ఈ పిజ్జాసు, బర్గర్స్
అవునండి. ఓకే. అవును. యాహ్! యాహ్! ఓకే. అయితే, మీ ఇంట్లో ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉంటాయండి? ఇప్పుడు మీరు వెళ్ళొచ్చేస్తారు. 10 స్టెప్స్ కంప్లీట్ చేస్తారు. సో, మీరు వర్క్‌కి వెళ్ళే ముందు, మీ ఇంట్లో శాకాహారం మెం అంటే, శాకాహారమా? దాన్ని ఏమంటారు? అల్పాహారం ఎలాంటివి ఉంటాయి? లంచ్ ఎలాంటివి తింటుంటారో, దాని గురించి చెప్తారా?
అ తప్పకుండా. మంచి క్వెషనేసారు. మేము యాక్చువల్‌గా మీరు చెప్పినట్టు మేము శాకాహారులమే. మేము నేను ఓన్లీ శాకాహారం ఫుడ్డే తింటాను నేను.
నేను అల్పాహారం అనకుండా, శాకాహారం అని వచ్చేసింది అండి.
ఆ! ఆ టైమ్‌కి మాములుగా మీ ఫ్లోలో వచ్చింది. అదికైతే, అది అదే కరెక్ట్ అండి. మేము వెజిటేరియన్సు. ఆహ్, వెజిటే ఆ!
ఓకే. వెజిటేరియన్స్. యెస్, యెస్. ఎగ్స్ కూడా తినరా? ఎగ్స్, ఎగ్స్ కూడా తినరా?
ఆ! లేదండి. ఆహ్, సో, ప్యూర్ వెజిటేరియన్స్ మేము ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే తింటాము. ఉదయం కూడా ఏదో లైట్‌గా ఉప్మావో, ద ఇది ఇడ్లీ, దోస అలాంటివి తింటాము. ఇంట్లో చేసుకున్నది, బయట నుంచి తెప్పించమండి. బయట నుంచి వెరీ, వెరీ రేర్. అంటే, నెలకి ఒక అకేషన్ కూడా పడదు మాకు.
ఆ! ఓకె, ఓకె. ప్యూర్ వెజిటెరియన్. ఓకె. ఓకె. అవునవును. ఓకె. ఆ! చాలా మంచిదండి. హెల్ హోమ్ మేడ్ ఫుడ్ అంత బెస్ట్ ఫుడ్ ఏదుండదు. అంత కంఫర్ట్ ఫుడ్ కూడా ఏదుండదు, అసలు బయట తింటే కూడా. అసలు వేస్ట్ అండి, టేస్ట్ ఉండదు, హెల్త్ ఉండదు. ఆహ్, పైగా ఆహ్, ఆయాసము అలాంటివి వచ్చేస్తుంటాయి, బ్లొటింగు
హెల్తు మరేంటండి, వాళ్ళు యూజ్ చేసే ఆయిల్, రీసైకిల్డ్ ఆయిల్ ఎంత డ్యామేజ్ చేస్తుందంటే, అంత డ్యామేజ్ చేస్తుందండి. అది మనం ఈ పూరీలు ఇవన్నీ ఉంటాయి కదండీ! ఈ బొండా, పూరి ఇవన్నీ కూడా చాలా డేంజరస్. ఎందుకంటే వాళ్ళు ఆయిల్‌ని అదే పనిగా మరిగించి, మరిగించి, మరిగించడం వల్ల ఆహ్, అది దాంట్లో ఎక్కువ టాక్సిన్స్ వచ్చేస్తాయి. అవి చెడు పదార్థాలు వచ్చి, అది బాడీని పాడుచేస్తాయి. మెయిన్ ఒక్కొక్క ఆహ్, ఆర్గాన్ మీద అవి పనిచేస్తూ ఉంటాయి.
అవునండి నిజం. అవును. ఓకె. ఓకె.
అంచేత, ఇంటి ఫుడ్ అనేది చాలా బెస్ట్ అండి. మన ఇంట్లో చారు అన్నం తిన్నా లేదా, ప మరో కూర అన్నం తిన్నా, అది ఇచ్చిన బెనిఫిట్, మీరు బయటకెళ్ళి ఏ ఫైవ్-స్టార్ హోటల్‌లోనో లేకపోతే, మరో త్రీ స్టార్ హోటల్‌లో తిన్న దాంట్లో మీకు రాదు. వాళ్ళు చేసే పద్ధతి త్ వాళ్ళు చేసే పద్ధతి వేరు. వాళ్ళు ఏంటంటే, వ రైస్ వైటనింగ్ కోసం కొన్ని ఏజెంట్స్ అవి ఉపయోగిస్తారు. కూరల్లో వేసే గ్రేవీలో
ఓకె. అవునండి. ఖచ్చితంగా! ఓకె. సోడా కూడా వేస్తారు, ఎక్కువ తినకుండా. ఫుల్ అయిపోవడానికి రైస్‌లో. యాహ్!
ఆ! కరెక్ట్. ఆహ్, మెయిన్ కర్రీస్‌లో, కర్రీ వాటా తగ్గించడం కోసం, గ్రేవీ యూజ్ చేస్తారు. ఆ గ్రేవీ అనేది చాలా ప్రమాదకరం అన్నిటికి ఒకటే గ్రేవీ అండి. ఇప్పుడు ఒక్ <chuckles>
అవును. ఓకే. మార్చి, మార్చి వేస్తుంటారు. ఇప్పుడు మష్రూమ్స్ వేరు, పన్నీర్ వేరు, ఇంక గా మిక్స్డ్ వెజ్ అంటారు. సో, అలా మార్చి, మార్చి వేస్తుంటారు, అదే గ్రేవీని.
ఆ! అదే గ్రేవీ, యూజ్ చేస్తారు. అయ్ ఆ గ్రేవీ చాలా డేంజరస్. ఎన్ ఎంత ఆయిలీగా ఉంటది మీరు చూస్తారు కదండీ! ఎంత ఆయిలీగా ఉంటుంది. అది మేము వెళ్ళకపోవడం ఏమి లేదు. ఏదైనా అకేషనో, లేకపోతే ఏ బర్త్ డే పార్టీలకో వాటికో పిలుస్తారు. పిలిచినప్పుడు, మేము వెళ్ళం రానంటే బాగుండదు. వెళ్తాము, ఏదో మాకు నచ్చినవి మేము తింటాం. కానీ మే నేను అబ్జర్వ్ చేసింది అదండి.
ఆ! అవునండి. అవును. యాహ్! ఓకె. అవునండి. ఓకె. అయితే మీరు, మీరు వర్క్ నుంచి వచ్చినాక, మీ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే, పడుకునే ముందు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీ అలవాట్లు, మీ ఫలితాన్ని కోసం అంటే, ఇప్పుడు టైర్డ్‌నెస్ ఉంటది, ఒత్తిడి ఉంటది. సో, ద అందులో కూడా, మానసిక ప్రశాంతత ఎలా వెతుక్కుంటారు? మీ ప ఫ్యామిలీతో పర్సనల్ టైమ్ ఎలా స్పెండ్ చేస్తుంటారు?
ఆ! నే కరెక్ట్‌గా చెప్పారండి. మంచి ప్రశ్న వేశారు. ఆహ్, నేను రాగానే ముందు షూస్సు, మొత్తం అంతా ఆహ్, క్లోతింగ్ అంతా చేసుకుంటానండి. తర్వాత స్నానం చేస్తానండి. ఈవెనింగ్ కూడా, నేను తప్పనిసరిగా స్నానం చేస్తానండి.
ఓకె. వావ్! వెరీ గుడ్ అండి. చాలా మంచి అలవాటు.
దానివల్ల ఏంటంటే, మనకీ ఈ మార్నింగ్ నుంచి పడ్డ శ్రమ అది ఆ విధంగా అది ఉపయోగపడుతుంది. మొత్తం అంతా మళ్ళీ ఫ్రెష్‌ అయ్యి క ఏదో లుంగీయో, లేకపోతే ఈ ప ప పై కుర్తా పైజామా ఏదో ఒకటి.
అవును. ఓకె.
ఆ! వేసుకోవడము. పైజామా అది వేసుకోవడము, అది చేస్తాను నేను. సో, ఫస్ట్ కుర్చీలో కూర్చుంటాను, టీవీ గట్రా చూడనండి. టీవీ గాని, మొబైల్ గాని ముందు చూడను. హాయిగా ఫ ఫ్యామిలీతో సరదాగా డిస్కస్ చేస్తాను. ఆహ్, వాళ్ళతో, చాలా హ్యాపీగా గడిచిపోతుంది నాకు. అయిపోయిన తర్వాత, ఇంక లాస్ట్‌లో ఏ న్యూస్ ఛానలో, లేకపోతే, మరో ఛానెలో చూసి, నెమ్మదిగా అలాగా పడుకోవడానికి, రెడీ అవుతాను. <chuckles>
ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. యాహ్! యాహ్! ఏంటంటే, చాలా మంది ఇప్ ఈ న్యూస్ చూడనిదే, నిద్ర పట్టదు. మా డ్యాడీ వాళ్ళు కూడా అంతే ఉండే. నైట్ అప్పట్లో, ఈ టీవీలో, ఈటీవీ న్యూస్ వచ్చేది 9:00కి అది చూస్తూనే భోంచేసేవాళ్ళు. అందరం కలిసి తినేవాళ్ళం. యాహ్! యాహ్!
ఆ! హ్మ్. అదే. ఆహ్, న్యూస్ అనేది కంపల్సరీ అండి. న్యూస్ అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకంటే, ఆ మెయిన్ ఈటీవీయే ఈటీవీయే చూస్తాను నేను. మిగతా వాటిలో అన్నిటిలో కూడా, ఈ సెన్సేషనల్, బ్రేకింగ్ న్యూసు, అని ఉంటుంది.ఆహ్, ఈ నైన్ పి నైన్ పీఎంకి ఈటీవీ న్యూస్ వస్తుందండి. ఆ ఈటీవీ న్యూస్ అయితే, నేను పక్కా వింటాను నేను. అందులో ఏంటంటే, వాడు సమగ్రంగా మొత్తం నేషనల్లు, ఇంటర్నేషనల్లు, ఆహ్, స్టేట్‌కి సంబంధించిన న్యూసు క్లియర్‌గా అతను చెప్తారు వాళ్ళు.
ఓకె. తెలియాలి. ఓకె. <chuckles> అవునవును. ఓకె, ఓకె. అవునండి. న్యూట్రల్‌గా చెప్తారు. పక్షపాతం ఏమి లేకుండా, వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు.
అంచే పక్షపాత ధారణ ఉండదు. ఆ! చెప్తారు. అందుకోసం ఇంకోటి ఏంటి, క్లియర్ ఉంటుంది. దాని మీద మసాలా, ఏమి ఉండదు. <chuckles> ఆహ్, చెప్పవలసింది క్లియర్‌గా చెప్తారు.
<chuckles> అవునవును. దానికి ఒక క్యాప్షన్ పెట్టి ఏదో ఆహ్లాదకరంగా మనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా కలిగించేటట్టు, ఏదో క్రియేటివ్ అనుకుంటారు, కానీ అవి చాలా చెత్తగా ఉంటాయి. ఆహ్, ఏవేవో పెడుతుంటారు ఈ 'టీవీ నైన్' 'టి న్యూస్' వీళ్ళందరూ. మీరన్నట్టే.
ఆ! ఆ! వాడు ఏంటంటే ఆ!
'ఈటీవీ' చాలా బాగుంటాయి న్యూస్
'ఈటివీ' చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది. చెప్పవలసింది క్లియర్‌గా చెప్తాడు. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ అలా క్లియర్‌గా చెప్తాడు. ఈ వీటిల్లో అయితే 'టీవీ నైన్‌లో' అట్ల చూపించిందే చూపించి, 10 సార్లు అటు కింద, మీద అదే చూపించి బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. <laughs> అదే, అసలు బ్రేకింగ్ న్యూస్ అర్థం పోయింది. హ్మ్, చెప్పండి.
ఓకె. అవును. బ్రెకింగ్ న్యూస్ అనేసి, స్క్రోలింగులెసేసి, హడావిడి చేసేస్తారు. అయితే. అవునండి మా మరి మీరు మీ ఫోన్ వాడుక ఎలా ఉంటుంది? అంటే పడుకునే ముందు చాలామంది ఫోన్ చూస్తూ చూస్తూ పడుకుంటారు కదా, మీరు మీ ఫోన్ని ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి కాబట్టి, ఎంతో టైమ్ పాస్ అనేది మనకు ఫోన్‌లోనే అయిపోతుంది. సో, మీరు ఫోన్ ఎంతగా వాడుతుంటారు? ఎంతసేపు వాడి పడుకుంటారు?
ఆ! అంటే నేను యాక్చువల్‌గా పడుకునే ముందు నేను ఫోన్ యూజ్ చేయనండి. ఈ మధ్య కూడా నేను విన్నది బట్టి, విన్నదాన్ని బట్టి, ఇంతకుముందు చూసేవాడిని, ఇప్పుడు తగ్గించానండి. ఇప్పుడేంటంటే ఒక హాఫ్ ఏన్ అవర్ ముందు నేను ఫోన్ పూర్తిగా ఆపేస్తానండి. పడుకునే ముందు. ఈవెన్ డాక్టర్స్ కూడా ద్వారా నేను విన్నాను, మీరు ఎక్కువ ఫోన్ యూజ్ చేయకండి. ఫోర్స్ చేస్తే మీకు డిస్ట నిద్రకి డిస్ట్ర్బెన్స్ వస్తుంది. అవి మెలొటిన్‌ని ప్రభావితం చేస్తుంది. ఆ! మెలటొనిన్ ఆ! కరెక్ట్ చెప్పేరు, మెలటొనిన్‌ని ప్రభావితం చేస్తుంది. అందుచేత మీరు రాత్రిపూట ఎంత తక్కువ చూస్తే, అంత మంచిది అంటారు. అయినా సరే.
ఓకె. ఓకె. ఓకె, ఓకె. ఓకె యాహ్! మెలటొనిన్. యాహ్! యాహ్! అవునండి. కళ్ళు కూడా ఐ ఐ హెల్త్‌కి కూడా కొంచెం మంచిది కాదు. తొందరగా పాడైపోయి సెన్సిటివ్ అయిపోతాయి కళ్ళు కూడా. కాబట్టి ఈ లైట్ ఇలాంటి వాటికి ఎంత తక్కువ కాదు చూస్తే అంత మంచిది.
ఆ! ఏదో వాట్సాప్‌లో మెసేజ్‌లు అవి ఇవి చూసుకుంటాను నేను. రాత్రి జస్ట్ హాఫ్ ఏన్ అవర్ ముందు. ఆ తర్వాత హాఫ్ ఏన్ అవర్ ముందైతే నేను ఏమి మరి ఇంకా చూడను. డైరెక్ట్‌గా
నేచురల్‌గా నిద్రపోవాలని ట్రై చేస్తుంటారా?
చేస్తుంటానండి.
ఆ! ఓకె, ఓకె. నైస్ అండి. మీ అలవాట్లు, మీ ఫలితానికి ఎలా దోహదపడ్డాయో, చాలా మంచి అలవాట్లండి. తొందరగా పడుకోవడం, తొందరగా లెవ్వడం నుంచి మీరు ఎంత క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తారంటే, హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నారో 7000, 8000 స్టెప్స్ ఎలా కంప్లీట్ చేయగలుగుతున్నారు అనేది చాలా మోటివేషనల్‌గా ఉంది నాక్కూడా వినడానికి. ఇలా చేస్తే మంచి లైఫ్ స్టైలు ఉంటది, హెల్త్ బాగుంటది. ఎలాంటి ఈ డైజెస్టివ్ ఇష్యూస్, అనవసరమైన ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ రాకుండా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దామండి ఖచ్చితంగా. ధన్యవాదాలు.
ఆ! చా చాలా ధన్యవాదాలు మేడమ్. మీకు ఈ టాపిక్ నచ్చినందుకు. చాలా ధన్యవాదాలు.